మీ టీచర్స్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా చెప్పారా! కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలని?
అవునవును. అవును. యాక్చువల్‌గా ప్రతిసారీ చెప్తరు, కానీ నేనింకా లైట్, లైట్ తీసుకునే వాణ్ణి. బట్ యాన్యువల్ డే మరి 10 క్లాస్ మళ్ళీ ఎప్పుడూ వస్తాం లేదు ఖచ్చితంగా చేయాలి మీరు, అని మా ఫ్రెండ్స్ కూడా ఇంకా ఫోర్స్ చేయడం వల్ల నేను నో చెప్పలేకపోయా ఇగ. దానివల్ల ఏస దానికి కూడా ప్రాక్టీస్ 2 డేసొ, 3 డేసొ చేశాం. అయినా కూడా ఇంకా అంత అంతగా రాలేదు. అందుకని నేను వెనకాల నిలబడి ఏదో అట్లా.
ఓకే. ఓకే. ఓకే. అది మీ ఫస్ట్ స్టేజ్, ఫస్ట్ టైమా? స్టేజ్ ఎక్కి డాన్స్ చేయడం అనేది అట్లాగా?
స్టేజ్ ఎక్కి, స్టేజ్ ఎక్కడం ఫస్ట్ టైమ్ కాదు కానీ, స్టేజ్ ఎక్కి డాన్స్ చేయడం ఫస్ట్ టైమ్ అది. <chuckles>
ఓకే. అంటే అది మీకు కొంచెం అట్లా మీలో ధైర్యాన్ని కూడా నింపింది కొంచెం అట్లా కూడా చేయొచ్చు అనేది.
అవునవును. అవును. స్టేజ్ ఎక్కడం అంటే నార్మల్‌గా మాట్లాడుతూ మాట్లాడడాలు, లేకపోతే ఇగ, వేసట వే వేషాలు ఇయ్యడము అవన్నీ చేశాను. కానీ డ్యాన్స్ చేయలేదు స్టేజ్ మీద. బట్ అది ఫస్ట్ టైమ్ డ్యాన్స్ చేయడము. అయినా కూడా బాగానే చేశాం. మేనేజ్ చేశాం.
ఓకే. ఓకే. అంటే చిన్నప్పుడు మనం పాటలు వింటా ఉంటే జస్ట్ ఒక బీట్ కోసమో లేకపోతే ఏదో పాటలు వింటామని బాగుందని వినేస్తా ఉంటాం. కానీ ఈ ఇప్పుడు మనం అదే పాటలు మళ్ళీ విన్నప్పుడు, వాటిలో ఉన్న లోతులు ఆహ్, పదాలకున్న అర్థాలు, అన్నీ బాగా అర్థమైనప్పుడు మనకి కొంచెము ఆహ్, అలా అలా అంత బాగా విన్నానో! ఎంత మంచి పాటలు విన్నానో! అనిపి అనిపిచ్చిందా ఎప్పుడైనా మీకు?
అవునవును. అవునవును. ఇంకా అవును. ఉత్తేజం వస్తుంది కరక్టే. అవునవును. నార్మల్‌గా మనం అంటే, చిన్నప్పుడు మా నాకు అంత మైండ్ మెచ్యూరిటీ అనేది ఉండదు కాబట్టి. ఏదో మనకు మ్యూజిక్, మ్యూజిక్ బాగుందనో లేకపోతే పలానా గాయని, సీ గాయని గొంతు బాగుందనో వింటా ఉంటాము. ముఖ్యంగా చెప్పుకోవాల్సిసొస్తే
అవును. అవును. మన హీరో పాటనో ఏదో ఒకటి దాంతో వింటారు.
ఆ! ఎస్పీ బాలు గారు కానీ, చిత్ర గారు కానీ అప్పుడు అంటే మా అమ్మానాన్నలు వాళ్ళవి ఎక్కువ పెట్టేవారు. ఇప్పుడు మళ్ళీ నేను అంటే నాకు ఫోన్ వచ్చాక, ఏదో అట్లా వింటా ఉంటే వాయిస్‌తో అబ్బబ్బబో ఇంత మంచి పాటలు నేను విన్నా అప్పుడు. అప్పుడే ఈ పాటలను అర్థం చేసుకునుంటే ఇప్పుడు ఇంకా బాగుంటుండే కదా! అనిపించిందన్నమాట. ఈ చిత్ర గారివి గానీ, పౌర్ణమి సినిమా పాటలు గాని.
ఓకే. ఓకే. ఒక పాట, ఒక పాట మీకు బాగా మీనింగ్ బ అరె ఎంత బాగా రాసారు, అనిపించిన పాట ఒకటి చెప్పండి.
ఆ! ప పౌర్ణమి సినిమాలో నార్మల్‌గా ఉంటది కదా! పౌర్ణమి సినిమాలో మువ్వలా నవ్వకల ముద్దమందారమా, ముగ్గులో దించకిల ముగ్గ సింగారమా, రేయికే నాట్యం నేర్పావే నయగారమా, ఇట్లా ఆహ్, పాటలు అంటే
ఓకే. మీరు పాడుతూ ఉంటే అలా వింటూ ఉండిపోవాలి అనిపిస్తుంది అసల. అంత బాగా పాడుతున్నారు. అయితే దాని మీనింగ్ కొంచెం ఏమి అర్థమైంది మీకు? ఏమి అర్థం చేసుకున్నారు?
ఓహ్! ధన్యవాదాలు, ధన్యవాదాలండి. అదే మువ్వలా నవ్వకల ముద్దమందారం అంటే మువ్వాలంటే మనం కాలికి గజ్జెలు పెట్టుకుంటాం కదా! పట్టీలు అంటారు కదా! ఆహ్, మువ్వలను ఆమె నవ్వుతుంటే అట్లా, అట్లా నవ్వద్దు నువ్వు. ముద్దమందారం అంటే "ముద్దమందారం పువ్వా, ఓ ముద్దమందారం పువ్వా నువ్వుట్లా నవ్వొద్దు, నేను పడిపోతున్నా నీ మాయలోకి" అన్నట్టు చెప్తున్నాడన్నట్టు. "మువ్వలా నవ్వకల ముద్దమందారం, ముగ్గులో దించకలా ముగ్గ సింగారం నవ్వి నన్ను ముగ్గు నీ ముగ్గులోకి దించొద్దు." <chuckles> అని చెప్తున్నాడు హీరో.
అవును. అవును. అవును. ఓకే. ఓకే. ఇప్పుడు ఇలాంటి పాటలే కాకుండా మనకు కొంచెం మోటివేషన్ ఇచ్చేవి, జీవితం అంటే ఏంటో తెలిపే పాటలు కూడా ఉంటాయి కొన్ని. వాటి అర్థాలు, అలాంటి పాటలు ఏమన్నా దాన్ని చూసి మీరు ఇన్‌స్పైర్ అయ్యి, లైఫ్‌లో ఏదైనా సాధించాలి అన్నట్టు అయిన పాటలు ఏమన్నా ఉన్నాయా? మీరు చిన్నప్పుడు విన్న వాటిలో?
అవునవును. అవును. అవునవును. అవును.